హ్మ్. మంచిగా ఆడుకున్నారయితే. అంటే ఇప్పుడు మీ కాలేజ్ డేస్ ఈ విధంగా నడిచింది. ఆహ్, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదా కొత్త మనుషుల్ని కొత్త పరిచయాల్ని చేసుకోవాల్సిన అవసరం అందరికీ వస్తుంది. అయితే, మీరు మీరెలా తీసుకుంటారు? కొత్త మనుషుల్ని మీ మనసుకి?
హ్మ్. <chuckles> అలా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అయితే, ఎ నేను మొదటగా జాయినయిన ఉద్యోగంలో హ్మ్. నేను గూడా ఇప్పుడు కొత్త ఉద్యోగమంటే భయముంటుంది గాదా! ఎవరితో‌ని ఎలా కలవా
అవును. ఎవరికైనా ఉంటుంది. అది సహజం.
హ్మ్. ఎవరితోటి ఎలా కలవాలో అని చెప్పేసి ఆహ్, నేను జాయినయ్యాను ఆహ్, ఒక ఎప్పుడంటే, ఒక 2, 3 డేస్ తర్వాత ఒకా అన్నుండేవాడు. నాకంటే సీనియరక్కడా ఆహ్, కంపెనీలో చేసేవారు.
హ్మ్. హ్మ్.
అక్కడ నేను జాయినయ్యాను. ఇంకా ఎవరితో నేను, నేను కూడా ఇందాక మా ఫ్రెండ్ గురించి అన్నాను కదా! కాలేజ్‌లో అలాగున్నాను గానీ, ఇక్కడ ఈ వర్క్ ప్లేస్‌లో కొంచెం అలాగే మొహమాటం, మొహమాటంగానే ఉండేవాడిని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, అది కాలక్రమేణా ఎవరికైనా మారుతూ ఉంటుంది. <giggles> ఆ!
అయి <chuckles> అలాగ. నన్ను ఇంట్రోవర్టులనేవారు. ఓహ్! కాలేజ్ డేస్‌లో చూసుకుంటే, ఇలాగా జ్ చెప్పేవాడు కాదన్నాను. నేను లోపల్లోపల అనుకునేవాడిని. <chuckles>
అదే. అదే. అందరితో కలివిడిగా ఉండి హ్మ్. ఇక్కడికొచ్చేసరికేమో బాగా కామయిపోయారనమాట.
హ్మ్. ఆ! కొంచెం కామయిపోవడం. అరే! ఆయన ఏంటంటే, కొంచెం హైపర్యాక్టీవన్నట్టు.
హ్మ్.
హ్మ్. ఏంటి నువ్వు ఇట్లుంటావు? అంట్
ఓహ్! మీ కాలేజ్ డేస్‌లో ఎలా ఉండేవాళ్ళో ఆయనిప్పుడు అలా ఉన్నాడన్నమాట.
<laughs> అలాగా ఆ! అలాగా నన్ను వాళ్ళ అంటే, మా టీమ్‌లో మొత్తం సెవెన్ మెంబర్స్ మేము.
హ్మ్. హ్మ్.
ఆ సెవెన్ మెంబర్స్‌కి పరిచయం చేయడం గాని, అలాగే మొత్తం ఆయన గా ఆయన చేసాడు. బాగా. ఆహ్, దాని తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా అయ్యాము మేము. ఆ! అన్నానే ప్ హ్మ్. హ్మ్. మంచి అంటే నేనన్నా అనే పిలుస్తాను ఇప్పటికీ. కానీ, మంచి ఫ్రెండ్స్‌లాగా ఎప్పుడైనా పార్టీస్ అలాగా ఉంటే పిలవడం, నేను వెళ్ళడం, అతను రావడం, అలాగే జరిగేది. దాని తర్వాత ఇంకో ఉద్యోగం మారాన్నేను.
మంచిగా మిమ్మల్ని హక్కుం చేర్చుకున్నాడయితే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

నిజానికి అదే గదా! స్నేహమంటే. మన కష్టకాలంలో మన కోసం ఎవరు నించున్నారు అనేదే అసలైన స్నేహం. మీకైతే మంచి మంచి స్నేహితులు దొరికారు.
హ్మ్. హ్మ్. అవును. అయితే, దాని తర్వాత అనుకున్నాను, వీళ్ళకేదన్నా కష్టమొచ్చినా, ఇంక వా వీళ్ళకేదన్నా అవసరమొచ్చినా, ఇంక నేను గూడా వీళ్ళూ నాకు జేసిన హెల్పూ నేను మర్చిపోకుండా ఇది జెయ్యాలని జెప్పేసి, వాళ్ళు నాకేదన్నా చెప్పినా నేను గూడా అలానే ఇప్పుడు చేస్తుంటాను. హ్మ్.
అయ్ హ్మ్. అంటే, మీరు ఏ విధంగా సహాయపడ్డారు వాళ్ళకి? వాళ్ళకి చెయ్యాలి ఏదో ఒకటన్నారు గదా! వా
హ్మ్. వాళ్ళూ, వాళ్ళు గూడా ఇంటి దె వాళ్ళు గూడా ఇంటి దగ్గరేమన్నా అవైలబుల్ అలాగ లేకపోతే, ఏదన్నా కో చిన్న చిన్న ఆహ్, వస్తువులలాగా ఇచ్చి రావడం ఇంటికి వెళ్ళి ఫోన్ చేసినప్పుడు. ఎలాగంటే, వాళ్ళకి ఇప్పుడు గూడా హ్మ్. ఇప్పుడు గూడేమన్నా జెప్తే నేను ఇన్ ఇంట్లో అవైలబుల్ లేకున్నా, మా వైఫ్‌కి ఏమైనా. నిన్న, మొన్న అన్ రీసెంట్‌గా మా వైఫ్‌కి ఫుల్లు వామితింగ్స్ అలాగా అవుతున్నాయి, ఫీవరొస్తుంది. నేను వేరే దగ్గరున్నాను. అయితే మహేషని జెప్పేసి మా కొలీగ్‌కి కాల్ జేస్తే, తను హాస్పిటల్‌ పేరు చెప్పాను, ఇలాగా మా వైఫ్‌కి జ్వరమొస్తందంట, హాస్పిటల్‌కట్లా తీసుకెళ్తావా నేను రావడానికి టైం పడతందంటే తీసుకెళ్ళాడతను. వచ్చి.
ఆహా! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. చాలా మంచి విషయం. అయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. అలాగా ఒక ఫ్యామిలీలాగా.
చాలా మంచి వాళ్ళే దొరుకుతున్నారండి మీకు. అందరు అదేంటి, ఏం సినిమా అది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో గాక రేలంగి మావయ్య మాటలున్నట్టున్నాయి. అంటే ఏంటంటే, మంచి వాళ్ళు రా మనుషులంటేనే మంచి వాళ్ళు రా అన్నట్టు, మీ జీవితంలో అందరూ మంచి మనుషులే ఉన్నారు. అది చాలా మంచి విషయం. అంటే, దానికి కారణం మీ కలుపుగోలుతనం, మీ మంచి వ్యక్తిత్వం, అన్నీ కారణాలే. చాలా చక్కగా చెప్పారు. కొత్త మనుషుల్ని ఎలా అక్కున చేర్చుకోవాలి, మనం కొత్తగా వాళ్ళగా వెళ్తే ఏ విధంగా మెలగాలి, అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
చెప్పాను కదండి! 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. హ్మ్. హ్మ్. నేను రేలంగి మావయ్యండి. ఆ! హ్మ్. మంచివాళ్ళు. <chuckles> హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.